ఈ పల్లెటూరులో అంటే కాస్తో గొప్పో మనం బయట తిరుగుతూంటాం కానీ! ఈ సిటీ విషయానికి అంటే నగరం విషయానికి వస్తే పొద్దున్నుంచి సాయంత్రం వరకు తలుపులేసుకొని లోపలే ఉంటారండి. అది ఇంట్లో ఉన్నవాళ్ళైతే. ఉద్యోగానికేళ్ళే వాళ్ళులైతే ఓకే. మిగిలినోళ్ళు ఏంటంటే ఇంట్లోనే ఉంటూంటారు తలుపులేసుకొని ఇట్లా బయట ప్రపంచం ఏం చూడకుండా. అదే కనుక మనకు ఒక చేంజ్ కావాలి అనుకోని, ఒక వారం రోజులు 10 నిమిషాల పాటు బయట గడిపితే, నిజంగానే మన ఆహ్, భవిష్యత్తుకనివ్వండి లేదంటే మన ఆలోచనలు కానీ మారతాయి అంటారా?
అవునండి. అత్ ఖచ్చితంగా అండి. ఖచ్చితంగా. అంటే రొటీన్‌గా మనం ఇంట్లోనే ఉండి, మనం పని చేసుకొని, అంటే కొంతమందికైతే వర్క్ ఫ్రమ్ హోమే ఉంటుందండి. ఇంట్లోనే ఉదయం లేస్తారు. అదే నైట్ డ్రెస్సులేసేసుకుంటారు. అంటే ఆ! వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నప్పుడండి. అయి అవి ఎక్స్పీరియన్స్ చేస్తూతుంటాం కదండీ మనకు తెలుసు కదా. <laughs> ఆ! అదే అండి. ఉదయం లేస్తాము. ఓకే యాస్ యూజువల్‌గా టిఫిన్ చేయడం అది కూడా చేయమండి కొన్నిసార్లు 12, 1 అవుతుంది టిఫిన్ టైమింగ్స్ కూడా. అలా ఆ! ఉదయం లేస్తా అది డే అంతా ఓ యు వుకే మరి 12 1 నైట్ పడుకున్నామనుకోండి అది ఇంగా హాఫ్ డే అయిపోతుందండి నెక్స్ట్ డే మార్నింగ్ మనం లేవడానికి మనం ఫ్రెష్ అవ్వడానికి. కొన్ని సార్లు అలా అయిపోతూంటుంది. అయితే రొటీన్‍గా అని చె వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళలో నేను అబ్జర్వ్ చేసిందండి నా విషయంలో గూడా. ఉదయం 11కి, 12కి రెడీ ఐతాము. ఇంగా ఇంట్లోనే ఉంటాం కదా బయటికి ఎందుకని ఓ ఎ కుర్ కుర్తా సెట్టు. వేరే డ్రెస్ ఎద్దామనుండదు, ఏముండదు. నైట్ డ్రెస్సులేసుకుంటాము ప్యాంట్ టీ షర్ట్‌లు ఎసుకుంటాము, కూర్చుంటామండి. ఇంగా వర్క్ స్టార్ట్ చేసేసాం. <laughs>
హు‌హు‌. హ్మ్. అవును. <laughs> ఓకే. నిజమే. న్ అంటే నేను కూడా అంతే అన్నమాట. <laughs> నిజమే. హ్మ్. హ్మ్. నిజమే. హ్మ్, హ్మ్. హుహు. ఏముండదు. నిజమే. ఏవన్నా హ్మ్. ఏమన్నా వీడియో కాల్స్ ఇట్లాంటివి ఉంటే ఏమన్నా రెడీ అయి కూర్చుంటామేమో గాని మిగిలినప్పుడు మాత్రం మీ మీరన్నట్టు ఈ నైట్ డ్రెస్‌లే.
ఆ! ఆ! నైట్ డ్రెస్‌లె. ఆడియో కాల్స్‌కైయితే నైట్ డ్రెస్‌లే. ఇంగా వర్క్ ఫ్రామ్ హోమ్ ఐటీస్‌లలో వీడియో కాల్స్ ఎందుకుంటాయండి? ఊరికే మీటింగ్స్ ఉంటాయి. చెక్ చేసుకుంటారు చాలా వరకు. అంటే, ఇంపార్టెంట్ క్లయింట్స్ వచ్చినప్పుడే ఎప్పుడో ఒక్కసారి ఉంటాయి అంతే. వీడియో అంటే జూము <chuckles> మీటింగ్స్, గూగుల్ మీట్స్ అవి ఉంటాయి. అయితే రోజు మనం రొటీన్‌గా అలానే ఉండడం వల్ల మన అంటే డే అనేది సేమ్ అనిపించి బోరనేది వస్తుందండి మనకి. మనకి ఆహ్, ఆ! అసలు ఆహ్, ఇంట్లో ఓన్లీ 4 గోడల మధ్యలనే ఉంటాము, గాలి సరిగ్గా ఉండదు మనకి. ఆహ్, ఒకరితో మాట్లాడే చాన్స్ సరిగ్గా ఉండదు. ఎంతసేపు ఇంట్లో ఉన్న ఇద్దరు, ముగ్గురు ఇంగ అది కూడా పిల్లలు ఇద్దరుంటే వాళ్ళు స్కూల్‌కెళ్తారు. ఎప్పుడో న్ 4:00కి ఫైవ్‌కొస్తారు. ఇంగా హస్బెండ్ ఉంటే ఆయన కూడా ఎళ్ళిపోతారు. ఎవరు ఉంటారండి? ఎవ్వరు ఉండరు మనతో పాటు. ఏదో ఒంటరిగా అనిపిస్తుందండి. ఒంటరి ఫీలింగొస్తుంది. ఏందో నా లైఫ్ ఇలా అయిపోతుంది అనే బాధ కూడా కలుగుతాదండి నాకైతే. ఆహ్, ఆ! అంటే, <smacks lips> చాలా వరకండి. అంటే, మూడ్ చేంజ్ అవ్వడానికి మనకి ఎనర్జీ‌లాగా స్నేహితులు గాని, కొంతమంది ఫ్రెండ్స్ గాని, కొంచెం ఇంటర్నెట్‌లో కొన్ని, కొన్ని యేన ఫన్నీవి ఏవో ఒకటి 5 మినిట్స్ అలా చూడడం గానీ, అలా చేస్తేనే కొంచెము యాక్టివ్‌గా అయితామని నాకనిపిస్తదండి. నేను నేను అబ్జర్వ్ చేసిందండి ఒక ఏంది నాది ఇది అన్నట్టు నేను ఆటోమేటిక్‌గా రోజు ఒక ఈవెనింగ్ 10 మినిట్స్ అలా, ఆహ్, లేకపోతే 15 మినిట్స్ అలా ఊరికే రెడీ అయ్యి కొంచెము డ్రెస్ ఏసుకొని వర్క్ ఫ్రమ్ హోమ్ అలా ఉన్నప్పుడు, ఆహ్, టెంపుల్స్‌కి టెంపుల్‍కి అలా వెళ్ళేసి వద్దాం కొంచెం దర్శించుకొని, దగ్గరలో ఉంటాయి కదండీ! వాకబుల్ ప్లేస్ అలా. ఆ! అలా వెళ్దాం అన్నట్టు ఒకరోజు టెంపుల్‍కి వెళ్ళానండి. అదే నెక్స్ట్ డే. ఆ! టెంపుల్‌కెళ్ళాలండి. అ యొ మరుసటి రోజు అంటే, నేను మండే రోజు శివుడి టెంపుల్‌కెళ్ళాలుంటే <chuckles> 10 మినిట్స్ 20 మినిట్స్ అలా.
హ్మ్. అవును. హ్మ్. హ్మ్. అవును. హుహు. చాలా. చాలా బోర్ కొట్టుద్దండి. హ్మ్. అవును. ఉండదు. అవును. భర్త ఉంటే ఎళ్ళిపోతారు. నిజమే. <chuckles> నిజమే అండి. నిజం. వాస్తవం. హ్మ్. అవును. హ్మ్. హుహు. ఓకే. <giggles> ఓకే. హ్మ్. నిజమండి. నిజమే. హ్మ్. హుహు. హుహు. ఓహో! అంటే, మీరు ఇలా రోజుకొక ప్లేస్‌కెళ్తారు గాని రోజూ ఒకే చోటుకి వెళ్ళరు.
వెళ్ళాను. అదే అండి. రోజు ఒకే చోటకెళ్ళాలంటే నావల్ల రోజు టెంపుల్ అంటే కూడా నా వల్ల గాదండి. <chuckles> తర్వాత ఆ! తర్వాత నెక్స్ట్ డే మాకు దగ్గరలో ఇక్కడ పార్క్ ఉంటుందండి. సరునగర్ దగ్గరలో. ఆ పార్క్‌కి వెళ్ళానండి. ఒక టెన్ టెన్ మినిట్స్, 20 మినిట్స్ ఊరికే అలా నడుచుకుంటూ వెళ్దాం వాకింగ్ అయినట్టు ఉంటుంది. కొంచెం రిలాక్స్ అయినట్టు ఉంటుందని అక్కడికెళ్ళాను. మళ్ళీ ట్యూస్‌డే అలానేమోనండి మాకు అంటే, చెరువులాగా ఉంటుంది. ఇటు సైడ్ రోడ్డుకెళ్ళాననమాట చెరువు సైడ్. అంటే, చెరువు దగ్గర అవి ఇవి కొంచెము అవి ఇవి అమ్మడం ఉంటుంది. అక్కడ కొంచెం లైట్ జాతరలాగా అనిపిస్తుందనమాట. అంటే ఫుడ్ ఐటెమ్స్ ఉంటూ ఉంటాయి.
ఓకే. ఓకే. <chuckles> హుహు. ఓకే. హ్మ్. అవును. హుహు. ఓకే. ఓకే. హ్మ్. అవును. ఇది కూడా ఏంటంటే, చక్కగా మనము ఈ బండి కారు ర్యాపిడోలు ఇవి కాకుండా ప్రశాంతంగా నడిచెళ్తే బావుంటుందేమో!
నడిచే. అదే అండి. నడిచే వెళ్ళాను నేను. అంటే బండి ర్యాపిడోలో వెళ్తే సెకండ్‌లో ఆడ దిగుతాము. నాకు వెళ్ళినట్టే అనిపించలేదనమాట <chuckles> ఒకసారయితే. ఆ! అలా నడుచుకుంటూ వెళ్ళా. దగ్గరనే కదా అని నడుచుకుంటూ వెళ్ళానండి. మళ్ళీ మూడు ఇంకా ఫోర్త్ డే అలానేమో ఊరికే అలా నడుచుకుంటూ బేకరీ దగ్గరకి వెళ్ళి ఎగ్ పఫ్ తిన్నానండి. ఒకరోజు వెళ్ళి ఆ! నాకు పానిపూరి అంటే చాలా ఇష్టమండి. నాకు ఇష్టమైన పానిపూరి ప్లేస్ దగ్గరికి గుర్తుపెట్టుకొని మరి అక్కడికెళ్తానండి ఆ రోజువే. అలా వెళ్ళడం వల్ల నాకు నాకు కొంచెం రిలాక్సనేది అనిపించిందండి డేలో. ఆహ్, డే మొత్తంలో ఆ 10, 15 మినిట్స్ నేను రిలాక్స్ ఫీల్ అవ్వడం. దానివల్ల ఆహ్, హ్మ్.
హ్మ్. అనిపించదు. నిజమే. హ్మ్. ఓకే. <giggles> ఓహో! ఓక్ ఆహా! ఓకే. హుహు. అనిపిస్తుంది. అవును. హ్మ్ నాకు మీరు ఇవన్నీ చెప్తుంటే ఒకటి గుర్తొస్తుందండి. అబ్బాయిలస్సలు ఇంట్లో ఉండరు కదా! నా ఇందుకే వెళ్తూ ఉంటారేమో!
ఆ! అంతే అండి. అబ్బాయిలు మి మీరు అబ్జర్వ్ చేసారా అండి? అబ్బాయిలు చాలా తిరుగుతారు బయట కాబట్టి. వాళ్ళ ఫోకస్ లెవెల్ అనేది టూ మచ్ ఉంటుందండి. అంటే, ఎక్కువ తిరిగి, తిరిగి, తిరిగి ఇప్పుడు గర్ల్స్, బాయ్స్‌కి విషయానికొస్తే మనం చదువుకునే ఏజ్‌లో అండి నా ఫ్రెండ్స్ ఉండేటోళ్ళు బాయ్స్. ఎప్పుడు బయటనే తిరిగేటోడు. రేపు ఎల్లుండి ఎగ్జామ్ అంటే, నేను నేను నైట్ డ్రెస్‌లేసుకొని, ఇంగా స్వెటర్ ఏసుకొని <chuckles> బ బుక్కులు ముందల పెట్టుకొని బుక్కుల ముందలనే ఇంగా అయ్యో! బుద్ధలానే ఉండేదాన్నండి. అంటే, చదవడము. ఆహ్, మనం చదివేది మనం ఎంత జేసినా, ఏం జేసినా గంట, ఒక గంటన్నర కంటే ఎక్కువ ఫోకస్‌గా ఎవ్వరు చదవలేరండి. 2 గంటలు, 3 గంటల మధ్యలో తప్పకుండా బ్రేక్ కావాలి. అబ్బాయిలు ఏం చేస్తారు? తిరిగి, తిరిగి, తిరిగి, తిరిగి వచ్చి వాళ్ళు కరెక్ట్ గంట, 2 గంటల సిలబస్ అయిపోకొట్టేస్తారండి. నేను డే మొత్తం చదివింది వాళ్ళు 2, 3 గంటలు 3 గంటలు అయిపోయిందని చెప్తారండి. అంటే, కాల్ మాట్లాడతాం గదా! అయిపోయిందారా? అయిపోయిందారా మీది? అంటే, "అయిపోయింది." అది. వాళ్ళు తిరిగి, తిరిగి రావడం వల్ల వాళ్ళు రిలాక్స్‌గా ఉండి, ఫోకస్‌గా చదివేస్తారండి. దానివల్ల స్పీడ్ అప్ గూడా అవుతుంది. వాళ్ళ బ్రైన్ ఫాస్ట్‌గా వర్క్ అవుతుందనమాట. మనం అక్కడే ఉండి ఆ!
హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. అవును. హ్మ్. <chuckles> అవును. ఆ! ఓహ్! హ్మ్. చదవలేము. నిజం. హ్మ్. నిజమే అండి. చెప్తే హ్మ్. చదువుతారు. నిజమే. నిజమే అండి. శరీరానికి కూడా శారీరక శ్రమ కూడా వస్తూ ఉంటుంది. మనం ఇట్లా బయట తిరిగి నడుచుకుంటూ అటు వెళ్లి ఇటు వెళ్తే.
హ్మ్. అవునండి. అది అది చాలా వరకు అది యూజ్ అంటే, ఫిజికల్‌గా మనము కొంచెమైనా కదిలించడం మజిల్స్‌ని జరుగుతది. అప్పుడే బ్రైన్ అనేది షార్ప్‌గా వర్క్ చేస్తుందండి మనది. అలా నేను అక్కడ అబ్జర్వ్ చేశానండి బయటికి వెళ్ళాలండి ఖచ్చితంగా. రోజులో ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ మన ఆడవాళ్ళు మనం వెళ్ళము. ఇంటి ఇంగ కొంతమంది ఆడవాళ్ళని చూస్తే మా అక్క వాళ్ళని చూస్తే అండి పెళ్లిళ్ళయ్యాయి. ఇంట్లో నుండి బయటికి వెళ్లరు. ఎలా బతుకుతారో నాకర్థం కాదండి. ఉండలేను అలా. నా వల్ల కాదు. నేను అస్సలు ఉండలేనండి అలా. హ్మ్.
హ్మ్. హుహు. హ్మ్. ఓకే. <chuckles> నిజమండి. అంత చ్ చీకటి మయమండి అసల. ఆ 4 గడలల మధ్యలో కూర్చుంటే ఇంక పల్లెటూరులోనన్న కాస్త కూస్త బయటకొస్తే ఎవరైనా కనిపియడమో మాట్లాడటమో పలకరించడమో
ఆ! అదే. అదే అండి. సిటీలో వీళ్ళని ఎవ్వరు తెలవదండి మా అక్కకి. సిటీకొచ్చి 5, 6 ఇయర్స్ అవుతుందండి. మా బావ డ్యూటీకెళ్తాడు. మా అక్కకి ఆహ్, వాళ్ళ పిల్లలు ఆమె. అదే ఆమె ప్రపంచం. ఆమెకి ఏం తెల్వదు. ఎవరు తెలవదు. ఈవెన్ పక్కింటి ఆమె కూడా తెలవదండి ఆమెకి. బయటికి రాదు. అలా ఎలా బతుకుతావే అసలు? ఏంది? ఆహ్, అని కూడా చెప్తానండి నేను. ఏదంటూంటే, పెద్దమ్మ, పెద్దనాన్నతో కొంచెం సేపు కాల్ మాట్లాడుతాది. ఎనఫ్ అంతే ఇంగా. నా వల్ల కాదు. నేను అలాంటి లైఫ్ అంటేనే నాకు భయం అయితది వాళ్ళని చూస్తేనే అండి నాకు లిట్‌రల్‌గా. <chuckles>
హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. అయ్యో! హ్మ్. అవును. నిజమే. హ్మ్. ఇంకొకటి అవునవును. ఇంగొకటి. ఇట్ల మనం పది ర్ 10 నిమిషాలు రోజు బయట గడపటం వల్ల ఎవరు ఎక్కువగా లాభం పొందుతారు? ఉద్యోగులా? లేదు అంటే విద్యార్థుల? ఇంట్లో ఉండేవాళ్ళా? ఎవరికి చాలా బావుంటుంది అనిపిస్ అనిపిస్తుంది ఇట్లాంటి విషయాలు చేస్తూ ఉంటే?
అందరికీ అండి. అందరికి. ఇప్పుడు ఉద్యోగంలో అయితే వాళ్ళు, ఒక 10 మినిట్స్, 15 మినిట్స్ ఫ్రె ఫ్రెండ్స్‌తోనో, ఫ్యామిలీతోనో టీ తాగడానికి, అలా బయటికి వెళ్తే, మనం ఫ్రెండ్స్‌తోటే గదండీ అన్నీ పంచుకుంటాము. ఉద్యోగ విషయంలో పెద్ద అబ్బాయిలైతే చూడండండి, వాళ్ళు వీకెండ్స్ కంపల్సరీ సిట్టింగేయందే వాళ్ళుండలేరండి. అది వాళ్ళకి రిలాక్స్‌మెంట్. ఆ! అది వాళ్ళకి రిలాక్స్‌మెంటంతే. ఫోన్‌లు అన్ని ఆఫ్ చేషేషి, కొంచం మైండ్ రిలాక్స్ కోసము, ఊరికే అలా ఫ్రెండ్స్‌తో వెళ్తూ ఉంటానండి. అది లేకపోతే, వాళ్ళు నెక్స్ట్ డే పని చ్ స్టార్ట్ చెయ్యలేరు మండే నుండి యాజ్ యూజువల్‌గా. వీకెండ్స్ ఆ ప్లాన్ వేస్తూ ఉంటాను. ఇంకోటి అబ్జర్వ్ జెయండి, వీకెండ్స్ గట్టి ప్లానేస్తరు. ఎవ్రీడే కంపల్సరీ టీ షాప్ దగ్గర గలుస్తరండి వాళ్ళు. 10, 15 మినిట్సండా మాట్లాడుకుంటారండి ఆ టైమ్‌లో. ఆ! ఖచ్చితంగా మాట్లాడుకుంటారు. అలా మనం గూడా లేడీస్‌కి గూడా అదుండాలి అండి మనం. ఆహ్, నాకదే అనిపిస్తదీ. మనకి మనకు మనలాంటి, మనలాంటి రాపో ఉన్న ఫ్రెండూ దొరుకుతే బావుంటదీ ఏరియాలో అన్న ఫీలొస్తుందండి. ఆ! ఊరికే కాల్ చేసుకొని, "వెళ్ళేసొద్దామా టీకి? వెళ్ళేసొద్దామా పానిపూరికి? ఊరికే తిరిగేసొద్దామా అలా అలా? ఆ పార్కు దగ్గరకి గానీ, ఆ చెరువు దగ్గరికి వెళ్దాం రా" అంటే, సరే అనె ఒచ్చే ఫ్రెండుండాలి అనిపిస్తదండి నాకైతే. అబ్బాయిల్లో చాలా అది, అది బా చేస్తారండి. ఇంగ ఇంట్లో ఉండే ఆడవాళ్ళు గూడానండి, ఊరికే ఇళ్లే అన్నట్టు గాకుండా, ఈ సిటీలలో వెళ్ళాలి అండి. ఉదయమో, సాయంత్రమో, పిల్లలిని తీసుకొనీ అలా దగ్గర దగ్గరలో గ్రౌండ్సుంటాయి, పార్కులుంటాయి. సిటీలో అట్లలా తిరగడానికి వెళ్తే, ఒకరిద్దరు పరిచయమవుతారు. మంచి స్మైల్‌తో మాట్లాడడం జరుగుతుంది. కొంచెం యాక్టివ్ హార్మోన్స్ రిలీజయితది. అదీ డే అంతా యాక్టివ్‍గా చేస్తుందండి, డే అంతా ఫోకస్‌డ్‌గా మన పని చేసుకోడానికి. మనము హ్మ్.
హుహు. హుహు. హ్మ్. <laughs> నిజమే. నిజమే. హ్మ్. హుహు. ఓకే. చెయ్యరు. హ్మ్. అవును. నిజమే అండి. అవును. నిజం. హుహు. హుహు. దొరు అవును. వెళ్ళిపోవచ్చు. <laughs> అవును. హ్మ్. ఓకే. ఓకే. హ్మ్. హుహు. అవును. హ్మ్. ఓకే. అవును. అవును. ఇట్లా కాకపోయినా అండి ఎట్లీస్ట్ మనకి టెర్రస్సనేదొకటుంటూ ఉంటుంది. దాని మీద గూడా చక్కగా ఒక 10 నిమిషాలు నడుస్తూంటే, ఆ ప్రపంచాన్ని, ఆ వాతావరణాన్ని చూసుకుంటా, అది గూడా చాలా చక్కగా అనిపిస్తుంది.
ఆ! అవును. ఆ! అవునండి. బా చెప్పారండి నిజంగా, అది గూడా. అంటే, తిన్న వెంటనే ఈవినింగ్ 7, 8కి అలా తినేస్తాం కదా డిన్నర్ చేషాక. ఊరికే డైరెక్టు రూమ్‌లోనే ఉండి ఫోన్‌లు పట్టుకొని, టీవీ చూసుకుంటా, ఏదో మూవీ చూసుకుంటా ఇంట్లో బెడ్డ్ మీద ఎక్కి పడుకోడానికి ట్రై జెయ్యకుండా, ఒక 10, 15 మినిట్స్ టెర్రస్సెక్కి, వాకింగ్ చేసి, ఆ గాలి ఆస్వాదించి, అప్పుడు మనకంటూ మన టైమ్, మన స్వతంత్ర టైమ్ మనకుంటుంది గదండీ, లైక్ ఫ్రీడమ్‌లాగా. అలా, అలా ఫీలయ్యి కొంచము ఉంటే అది బెటరండి. అది ఆహ్, దాని వల్లా
హ్మ్. అవును. హ్మ్. అవును. ఉంటుంది. నిజమే. అవును. హ్మ్. అవును. ఇంకొకటీ, పొద్దున్నే కూడా మనకి సూర్యుడు, సన్‌రైజ్ మనకి తగలాలి అంటూ ఉంటారు. పొద్దున పూట కాస్త ఒక 10 నిమిషాలు పొద్దున పూట గూడా నడిస్తే, మనకు ఆ సూర్యుడు తగిలితే, ఆ సూర్యకిరణాలకి, మనకి నిజంగా చాలా ఫ్రెష్‌గా అనిపిస్తూ ఉంటుంది ఎర్లీ మార్నింగ్ కూడా.
ఆ! అ అవును. అవునండి. అవును. అవునండి. న ఎంత బిజీ టైమున్నా, మనకంటూ ఒక టైం పెట్టుకోవాలండి. ఆడవాళ్ళు మనా భారతదేశపు ఆడవాళ్ళు ఎలా ఉంటారంటే, ఉదయం లేవంగానే, ఇంట్లో వాళ్ళ కోసం, పిల్లల కోసం, వాళ్ళ కోసం, వీళ్ళ కోసం, అత్తల కోసం, మామల కోసం, ఏం వంట చెయ్యలి, ఏం చెయ్యాలి, పరిగెత్తుతనే ఉంటారు, కానీ మనకంటూ మనకు టైమే ఉండదండి, కానీ మనమే క్రియేట్ చేసుకోవాలి.
హ్మ్. నిజమే. పరిగెత్తుతనే నిజం. అసల్ వీళ్ హ్మ్. వీళ్ళ గురించి వీళ్ళుసలు ఆలోచించుకోరండి ముందు. మనమేంటి? మనమేం చెయ్యాలి? మనమారోగ్యం ఎలా చూసుకోవాలి? మనకంటూ టైముండాలి అని అసలు ఎవ్వరూ ఆలోచించుకోరండి మీరన్నట్లు. హ్మ్.
అవునండి. అదే అండి, అదే. ఆహ్, చాలా ఇ అవన్నీ పక్కన పెడితే ఫిట్‍నెస్ ఫోకస్సండి అసలు. మనం పట్టిచ్చుకోము మన ఆడవాళ్ళు. పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టాక అసలు పట్టిచ్చుకోను, కానీ చాలా కాన్సంట్రేట్‌గ ఉండాలండి. ఆహ్, ఫారెనర్సలా ఉండరండి. వాళ్ళు చాలా ఫోకస్‌డ్‌గా ఉంటారు. వాళ్ళ వాళ్ళా ఆ! ఇండిపెండెంట్‌గా ఉండడానికే ట్రై చేస్తారంటే, <smacks lips> ఆహ్, చాలా వరకు వాళ్ళూ వె వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి పని చేస్తారో, లేదో అది దెల్వదు గానీ, వాళ్ళ మీద వాళ్ళకి ఫోకసుడ్‌గా ఉంటారండి. అంటే, మన లైఫ్‌ని మనమే ఆహ్, గ్లో చేసుకోవాలి. మనమే <chuckles> ఎంజాయ్ చేసుకోవాలి. మనమే హ్యాపీగా చేసుకోవాలి గానీ, ఎవరోచ్చి మనన్ని జెయ్యరు గదండీ. అలాంటీ కాన్సెప్ట్ అలాంటి ఐడియాసుండాలండి మనకి. అప్పుడే బావుంటుందని నాకనిపిస్తది.
హ్మ్. అవును. అవును. నిజమే. హ్మ్. అవును. నిజమే అండి. వాళ్ళు హ్మ్. నిజమే. వాళ్ళేంటంటే, ఇద్దరు, ముగ్గురు పిల్లలున్నా గానీ, వాళ్ళింకా యంగ్‌గా కనిపిస్తూ ఉంటారు.
ఆ! చూడండండి మీరు ఫారినర్స్‌ని. ఇప్పుడు మనా, మన దగ్గర 16, 17 ఇయర్స్ గర్ల్స్ ఎలా ఉంటున్ ఉంటారో అక్కడ థర్టీ ఫైవ్ ఫార్టీ గ ఉమెన్ గూడా అలా ఉంటుందండి. మళ్ళీ ఆమెకి ఇద్దరు, ముగ్గురు పిల్లలున్ ఉంటారు మళ్ళీ. అయినా ఆమె అలా ఉంటుంది. ఆ! అది వాళ్ళా, వాళ్ళ మెయింటెనెన్స్ అది వాళ్ళ వాళ్ళకున్నది, వాళ్ళ మీద ఫోకస్స్. వాళ్ళ వాళ్లంటే, వాళ్ళ ఇష్టమండి ఫస్ట్. అది గావాలి మనకి. మనమంటే మనం ఎంత ఇష్టముంటే మన లైఫ్‌ని గానీ, మన ఫిట్‍నెస్ మీద గానీ, మనకు ఫోకస్సుంటుందండి, తప్పకుండా ఉంటుంది.
హ్మ్. అవును. అలాగే ఉంటారు. అవును. హ్మ్. హ్మ్. ఉంటుంది. అవును. అది ఎవరికి వాళ్ళు చూసుకోవాలండి. మనం వాళ్ళది చూసినప్పుడూ వ మనం కూడా, మనది గూడా చూసుకుంటూ ఉంటే, అసలు ఇటువంటి ఇబ్బందులు కూడా
ఆ! ఊరికే ఆహ్, కొంతమంది ఆ! నజ్జమండి. మన భారతదేశపు ఆడవాళ్ళనేను కొంతమందిని చూశానండి, మా అక్క వాళ్ళు కొంతమందుంటారు. ఊరికే బ మా, మా అత్తకేం చెయ్యాలి? మా మామకేం జెయ్యాలి? వాళ్ళ మీదనే ఉంటుంది గానీ, నీది నువ్వెప్పుడు చూసుకుటావే? నిన్నెవరు చూసుకుంటా మళ్ళీ ఈమెను పట్టిచ్చుకోడం ఉంటుందా అండి? అది గూడా ఉండదండి మన దగ్గర. అంటే, అత్తమామలని చు
హుహు. <giggles> హ్మ్. ఉండదు. చాలా మంది తిన్నావా అని గూడా అడగరండి.
అసలు అంతెందుకండి, కొంతమంది హస్బెండ్సుంటారు. ఉదయమే వెళ్ళిపోతారు, సాయంత్రమెప్పుడో వస్తారు. ఆమె బట్టలు వాళ్ళ బట్టలుతుకుతది, ఆమె బట్టలుతుకుతది, ఆయనకి లంచ్ రెడీ చేస్తుంది, డిన్నర్ రెడీ చేస్తుంది, టిఫిన్ రెడీ చేస్తుంది. ఎవ్రీథింగ్ ఆయనా ఈవెన్ షూ గూడా పాలిష్ జేస్తుంది. ఆహ్, సాక్స్ గూడా ఉతుకుతుంది. ఎవ్రీథింగ్ చేస్తుందండీ. "నువ్వు తిన్నావా?" అనే మాట గూడా అనేటోళ్ళుండరు తెలుసా అండి కొంతమంది హస్బెండ్స్. అలాంటివీ, ఆహ్ ఇన్ ఇళ్లులు గూడున్నయండి మన భారతదేశంలో. నేను చూషాను గూడా అండి అలాంటియి. కొంతమంది ఆడవాళ్ళు ఫీలవుతూ ఉంటారు చూడండండి. "నేను ఎంత పని చేషినా, ఏం చేషినా, తిన్నావా? అని గూడా అడగడు నన్ను. ఇంగా తన కోసమే నేనింత చేస్తున్నా. తిన్నావా? అని నా బాగోగలది అడగనోడు నాకింకెందుకు అమ్మా?" అని గూడా బాధపడుతూ, ఏడ్చుకుంటూ ఉంటారండి.
హ్మ్. అవును. అడగరు. హ్మ్. అవునండి. వాస్తవవండి అది. హ్మ్. హ్మ్. అవును. బాధపడు అంతే కదండీ. ఇప్పుడు మనకంటూ ఎవరూ లేరు, వాళ్ళే అనుకొనొచ్చినప్పుడు, అ అలాంటియన్నా అడిగితే కొంచం వీళ్ళకు కూడా ఎలాంటి బాధ లేకుండా ఉంటుంటుంది.
ఆ! అవునండి. అవును, కానీ ఉండాలండి ఎవరికి వాళ్ళు టైం కేటాయించుకోవాలి. ఆహ్, మనమన్నట్టు సోషల్ మీడియాలో ఏదైనా ఆహ్, ఛానల్ పెట్టుకొని, వాళ్ళకంటూ ఒక 10 మినిట్స్, 15 మినిట్స్ వాళ్ళ టైమ్‌ని అంటే, ఇప్పుడు కొంచెము హౌస్ వైఫ్‌కి కొంచెం పని ఉంటుంది, టైముండదు అన్నప్పుడు కొంచం చూడడం ఏదో ఒకటి, ఆడియోలు, వీడియోలు గానీ, కొంచెం చేసి అప్లోడ్ ఆహ్, చెయడము, టాలెంటుంటే, మనం మనకంటూ మన సొంతంగా బతకడానికీ చేసుకోవచ్చండి. ఆహ్, 10 మినిట్స్ నిద్ర పోవడము, అలా ఆహ్, ఫ్రీగా ఒక, ఒక గంటనైనా క్వాలిటీ ఆఫ్ టైమ్ తనకంటూ తనూ ఫ స్పెండ్ చేసుకుంటే, ఆహ్, చాలా వరకూ మన లైఫనేది, మనకి అ అప్పుడే అనిపిస్తుందండి మార్పు. వే వేగంగా గాకుండా, మెన్నమెల్లగా, మెల్లమెల్లగా తెలుస్తూంటుంది. హమ్మా! నేను బావున్నా. ఓకే, ఫైననే ఆహ్, అనిపిస్తుందండి ఒకానొక రోజు. ఖచ్చితంగా మనం ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు, మన కోసం మనం టైమ్ స్పెండ్ చేసుకుంటూ ఉండాలి. బయటికి వెళ్ళడము, టెర్రస్ మీద తిరగడమో ఏదో ఒకటి చేసుకుంటూ ఉండాలండి.
హ్మ్. హ్మ్. హ్మ్. బతకడాన్ నిజమే అండి. నిజమే. హ్మ్. చూసుకోవాలి. హ్మ్. ఒస్తుంది. నిజమే అండి. నిజమే అండి. నిజంగా వారం రోజులు పాటు, 10 నిమిషాలు బయట గడిపితే మన జీవితం ఎలా మారుతుంది, అసలు బయట వాళ్ళెలా ఉన్నారు, దాన్ని మనం ఎలా అలవాటు చేసుకోవచ్చు అన్న విషయాలని చాలా చక్కగా వివరించారండి. మీతో మాట్లాడడం చాలా ఆనందంగా అనిపిచ్చింది. ధన్యవాదములండి.
ధన్యవాదములండి.